ఏదో మనకి ముందుగానే కథను ఊహించేసుకుంటాం, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి. దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ లాంటిది, అది కు అలా కూడా లేదు. ఒక మధ్యలో ఏడనో ఒక దగ్గర వస్తుంది అంతే. ట్విస్ట్ అంటారు కానీ, దానిని యాక్చువల్‌గా ట్విస్ట్ కాదు. యాక్చువల్‌గా ఇంతకుముందు మనకి ఆయన టి డైరెక్టర్ ఉన్నారు కదా!
ఆ! ఆ! ఓకే. హ్మ్. హ్మ్.
హ్మ్. ఆయన ఇంతకు ముందు సినిమాలు కూడా మంచి మంచి చిత్రాలున్నాయి. మనకి ఇప్పుడు చూసుకుంటే 'విక్రమ్' గాని, లేకపోతే ఆహ్ 'ఖైదీ' గాని అలాంటి సినిమాలు తీసిన ఎక్స్‌పెక్టేషన్స్ తోటి వెళ్ళాను. థియేటర్‌కి ఆ విధం గానే ఉంటుందేమో అనుకోని.
హ్మ్. ఖైది. ఆ! హ్మ్. హ్మ్. జైలర్, జైలర్ తీసింది, కూలీ తీసింది ఒక్కళ్ళేనా?
హ్మ్. 'నెల్సన్' కాదు కాదు. మనకి జైలర్‌కి 'నెల్సన్' డైరెక్టరు. దీనికేమో ఈయన ఆయన మన పేరు గుర్తురాదు. ఆహ్, ఏదో ఉందండి ఆయన తీశారు. ఆన్ ఆ వేరే కానీ, 'జైలర్' కూడా మనకి కొంచెం సిమిలర్‌గా అనిపిస్తుంటుంది. 'విక్రమ్' సినిమాకి, దానికి దీనికి కనెక్షన్. ఎందుకంటే దాంట్లో క్యారెక్టర్స్ కూడా కొంచెం అంటే ఆహ్, ఓల్డ్ పీపుల్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. అంటే ఆయన ఆహ్, రజనీకాంత్ గారిని కూడా ఆ ఏజ్‌కి తగ్గట్టే చూపించారు. ఆ లేకపోతే ఆయన కమలహాసన్ గారు కూడా మనకి సేమ్ అలానే ఓల్డేజ్ అంటే అయి, ఏయ్ ఓల్డేజ్ ఉన్న వాళ్ళని హ్మ్.
కాదు కదా! వేరేవాళ్ళు. ఓకే. ఆ! అదేలెండి. వేరే వేరే మొత్తానికి ఒకటైతే కాదు. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఒక తాత క్యారెక్టర్. హ్మ్. తాత క్యారెక్టర్‌కి కొంచెం హుందాతనం ఉంటే ఎట్లుంటుంది అనేది చూపించారు అంటే ఏజ్‌కి తగ్గట్టుగా. అలా చూసుకుంటే ఆ! చెప్పండి.
హ్మ్. అవును. హ్మ్. అందుకనే మనకి 2 సినిమాలు సిమిలరనిపిస్తుంటాయి. విక్రము, జైలర్.
హ్మ్. అవును. కొన్నేంటంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 'కమల్ హాసన్' గారు కావచ్చు, ఆ తర్వాత 'మమ్ముట్టి' గారు కావచ్చు లేకపోతే ఆహ్, ఈయన 'రజినీకాంత్' గారు కావచ్చు. వాళ్ళు వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా హుందా క్యారెక్టర్లు ఎంచుకుంటున్నారు. ఆ! <chuckles> కానీ తెలుగు ఇండస్ట్రీ కొచ్చేసరికి కొంతవరకు ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ అంటే ఒరిజినల్ ఏజ్ ఒక 60+ ఉన్నా కూడా ఒరిజినల్‌గా హీరోగా చేయడమనేది అసలు ఎంతవరకు బాగుంటుందంటారు? ఎంతవరకు నే జస్టిఫై చేసినట్టు అవుతుంది?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. యాహ్! ఇదే చెప్దామనుకుంటున్నాను నేనిప్పుడు. అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్.

అదే! అవును. అంటే హ్మ్. వాళ్ళ హుందాతనం వాళ్ళ ఏజ్‌కి తగిన క్యారెక్టర్స్ తీస్తే చాలా హుందాగనిపిస్తాయి. అవును.
అలాంటి అంటే హ్మ్. క్యారెక్టర్లు చేదయి చేయట్లేదు. అవును. నేచురల్‌గ నేచ మనకి నేచురాలిటీ లేకుండా పోతుంది ఇప్పుడు క్యారెక్టర్స్‌లో. ఆహ్ సినిమాల్లో ఇప్పుడు మనకి చిరంజీవి గారు గూడా అలానే చేస్తున్నారు. నిజంగాయన ఇలాగ విభిన్నమైన కథలు జేయాలి మనకి. మలయాళం, మలయాళం ఇండస్ట్రీ గాని, తమిళ్ ఇండస్ట్రీ గాని తిస్తున్నారలాగా. విభిన్నమైన కథలు వాళ్ళ ఏజ్‌కి సరిపోయే విధంగానే అంటే ఆహ్, ఆ ఏజ్ గ్రూప్‌లో ఎలా ఉండి ఎలా ఉంటే నా క్యారెక్టర్‌ని ఆ విధంగా రూపొందించాలి. గనునాయి 60 సంవత్సరాల వ్యక్తి గూడా మనకి 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకిల వచ్చేయడం. మనకి హాలీవుడ్‌లో మన అంటే మనకి వీళ్ళు కొంచెం వయస్సు ఎక్కువనే గనిపిస్తుందండి. మనకి నాగార్జున గారు నాగార్జున గారు 'చిరంజీవి' గారిది గానీ 'బాలకృష్ణ' గారిది గాని.
హ్మ్. కరెక్ట్. ఆ! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఇప్పుడు త మనకి హాలీవుడ్‌లో దిసుకుంటే మనకి మన ఆహ్, 'మిషన్ ఇంపాసిబుల్' సీరీస్ దీసారు గదా! ఆయన పేరు ఏం పేరు? హ్మ్. ఆయనయితే ఆ?
హ్మ్. హ్మ్. టామ్ క్రూజా! హ్మ్. 'టామ్ క్రూజా'?
ఆ! టామ్ టామ్ క్రూజ్ <chuckles> ఆయన అవునవును ఆయనే. యాక్చువల్‌గా ఆయన ఎట్లా గనిపిస్తాడు 30, 30 సంవత్సరాల వ్యక్తిలా గనిపిస్తాడు. గానీ ఆయనకి యాక్చువల్‌గా 62 సంవత్సరాలంట.
ఆ! ఆయనే అనుకుంటా. ఆ! ఆ! ఆ! అసలు వాళ్ళ మెయింటెనెన్సే వేరే లెవెల్‌గా ఉంటుంది గదా!
హ్మ్. ఆ! అలాగా ఇప్పుడు 'నాగార్జున గారు' ఒకవేళ తీస్తే 40 సంవత్సరాలు అలాగా తీస్తే తీయొచ్చు. యాక్చువల్‌గా ఆయనకంత వయస్సు కనిపియదు ఆహ్, ఆ బాడీ గానలాగా. మనకి 'చిరంజీవి గారు' గాని, 'బాలకృష్ణ గారు' గాని మిగతా హీరోలు మనకి ఆ ఏజ్ గ్రూప్ మీద బెసయ్యి అలాగా తీస్తే చాలా బాగా ఆడతాయండి. నేచురాలిటీ గూడుంటుంది సినిమాలు గానీ, ఏమో మన ప్రేక్షకులు గూడా అలాగ తీస్తే ఆదరించరేమో పక్క సినిమాలనే ఆదరిస్తుంటారు. తమిళ్, మలయాళం సినిమాలుని. హ్మ్.
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. లేదండి. కాదులేండి. అలా ఉండదులేండి. ఎందుకంటే ప్రేక్షకులేంటంటే చూపించే స్టోరీని బేస్ చేసుకొని అలాగే వీళ్ళు యాక్టింగ్‌కి ఎలాగో ఫాన్సే గాబట్టి స్టోరీ‌ని బేస్ చేసుకొని దానికి తగినట్టు క్యారెక్టర్స్ చేస్తే ఖచ్చితంగా పాపులర్ అవు అంటే ఆ సినిమాలు గానివ్వండి ఏవైనా పాపులరవుతాయి. హ్మ్. హ్మ్.
హ్మ్. హుహు. అవును. హుహు. ఆ! ఇప్పుడు 'భగవంత్ కేసరి' అన్నాను గదా! సేమ్ అలాంటి సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ ఉండి దీస్తే బాగుంటుంది మనకి. ఇళ్ళపే ఎప్పటికి అవే కథ రోటీన్ కథలు, రొట్టె కథలు జేస్తే
హ్మ్. అవును. అవును. అవును. అయితే ఈ స్పాయిలర్‌కు అంటే ఆహ్, ఈ ట్రైలర్స్‌లో కొన్నిసార్లు అంటే స్పాయిలర్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కదా! ఆహ్, అలాగే ఈ స్పాయిలర్ కట్స్ అనేవి త్వరగా కనిపించకుండా ఆహ్, ఇవి చేయడంలో మార్కెటింగ్ టీమ్ గాని లేకపోతే దర్శకులు, హీరోలు గాని వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంటుందంటారా?
చూడరండి జనాలు గూడా. ఆ! ఆ! అవును. హ్మ్. హ్మ్. హుహు.

కరెక్ట్ అండి. అవును విరూపాక్ష సినిమాలో చాలా ఉంది ట్రైలర్ కట్ సరిగ్గా చేయలేదు దాన్ని కదా?
ఆ! ఇరూపాక్షి గూడా చాలా హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ట్రైలర్‌కట్ సరిగ్గా లేకపోవడం అలాగే మనకి డిస్సప్పాయింటవుతుంటాం గాని తర్వాత సినిమా జూసాక మాత్రం చాలా బావుంటది. సినిమా గూడా మంచి హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అయితే అవును కొంతమంది ఏం చేస్తారంటే ట్రైలర్ చూసి డిసైడ్ అవుతూ ఉంటారు. అసలు మామూలుగా అదే అనుకోండి ట్రైలర్ చూసి ఎలా ఉంటుందో చూపించేదే ఒక ట్రైలర్ కదా. సినిమా ఎలా ఉంటుందో అని ఒక అవగాహనిచ్చేది. ఈ కొంతమంది ట్రైలర్ కట్‌లోనే నిజంగా ఇప్పుడు మనం అనుకున్న విరూపాక్ష లాంటి సినిమాలు. చిన్న సినిమాలు ట్రైలర్ ఆహ్, ఒక మాదిరిగా ఉంటుంది. కానీ సినిమాల్లో చాలా స్టోరీ ఉంటుంది.
హ్మ్. హ్మ్. అవును. హుహు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. కంటెంట్ ఉంది. ఉంటుంది. అవును. హ్మ్.
కంటెంట్ ఉంటుంది. ఆ! అయితే ఈ చాలామంది అలానే ఉంటారు గదా. ఎలాగా? ఈ ట్రైలరేమి బాలేదంటే ఆ ఇది లైట్ లే ఇదేం బావుండదులే. ఇట్లా అనుకుంటారు గదా. వాళ్ళసలు ఇలా చేయడం కరక్ట్ అంటారా? ట్రైలర్ చూసి డిసైడ్ అయిపోవచ్చంటారా?
హ్మ్. హుహుహు. అవును. <chuckles> అయిపోతూంటారండి. నాలాంటోళ్ళు గూడా చాలా మంది. ఎలాగంటే తరవాత <chuckles> తర్వాత సినిమాకి హైపొచ్చాక తర్వాత వెళ్తారు. ఒకవేళ ట్రైలర్ ముందు నచ్చకున్నా, మనకు అలాంటి చాలా చిన్న సినిమాలు ఉన్నాయి. మనకి చూసుకుంటే మంగళారమ, మంగళవారం అని జేప్పేసి ఒక సినిమా ఉంటుంది. ఆహ్, ఆ! సస్పెన్స్ థ్రిల్లర్. మే 'పాయల్ రాజపుత్' గారుంటారు దాంట్లో. ఆ! అది గాని దాని తర్వాతా మా ఇంకోటి ఉంటుందండి మనకి. హారర్ థ్రిల్లర్ మనకి.
<laughs> ఆ! ఆ! ఆ! అవును. అవును. ఆ! ఓకే. ఆ! అవును. హ్మ్. హ్మ్. ఐతే ఆ ఉయ్యాలవాడనా కాదు ఏదో ఊరు పేరు కదండి అది?
హ్మ్. అవును. అవును. ఆ దాంట్లో మన
అది 'తమన్నా' గారు కూడా యాక్ట్ చేసారు సెకండ్ పార్ట్‌లో.
అహా! అది గాదండి ఆహ్, అది గాదు. ఆ! మనకి చిన్న సినిమానేది జి ఎ మా
అదేనా? ఓకే. హ్మ్. పిండమని ఉంటుంది ఇంకొకటి అది కూడా అంతే ట్రైలర్ జూసి నేను ఏంటోలే ఆ పిచ్చి సినిమా అనుకున్నా.
ఇండములు తర్వాత అదీ ఇంకోటి
కానీ కాన్సెప్ట్ బా తీశారు. హ్మ్.
ఆ! దీం దీంట్లో మనకీ 'గెటప్ శీను' గారుంటారు. హీరోకి ఫ్రెండ్‌గా అతను అహ్, అంటే ఏదోన్ హనుమాన్ గూడా గాదండి. దానికి ముందొచ్చిందది. ఆ! పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది.
హనుమానా? ఓకే. ఆహా!
ఆ సినిమా కూడా 2 పార్ట్‌లు చాలా బావుంటుంది మనకి. ఆ ఏదో తడి తడుతు తట్టట్లేదు నాకు సినిమా పేరు గాని <chuckles> ఆ సినిమా గాని నిన్నమొన్న ఒచ్చిన ఎక్కువ డిసప్పాయింట్ చేసిన నిన్న ఈ మధ్య కాలంలో సినిమా అంటే ఆహ్, భారీ అంచనాలతో మేము వెళ్ళిన సినిమా. అంటే మా ఊరు నుంచి హైదరాబాద్‌కేళ్ళాము మేము. మే ఫ్రెండ్స్ అంతా ఒక కార్ తీసుకొని. హ్మ్. టికెట్స్ బుగ్ జేసుకొని. ఆహ్, <laughs> రజినీకాంత్ గారి కూలి సినిమా అండి. అయ్యో! <chuckles> భారీ డిజాస్టర్ అది మాకు. హ్మ్ యాక్చువల్‌గా చాలా హ్మ్.
ఓకే. ఆహాహా! <laughs> అదే అదే. ఓకే. ఆ! హ్మ్. ఓహ్! ఓకే. ఆ! ఏం సినిమా అది? ఆర్రే అవునా? ఆ నిజంగానే. అవునా? అసలు ఆహ్, చూడ చూసే ఇంట్రెస్ట్ రాలేదా అంటే చాలా ఇంట్రెస్ట్‌తో ఎళ్ళారు ఎక్స్‌పెక్‌టే‌షన్స్‌తొ ఎళ్ళారు గదా చూస్తున్నప్పుడు మీకు అసలేమనిపించింది?
హ్మ్.